మొత్తానికొచ్చింది. హ్మ్, గ్రేటయితే. చ్ పోనీలెండి. అంటే, మీరూ విసుగు చెందకుండా అలా ప్రయత్నిస్తూ ఉండబట్టీ, విజయవనేది ఏదో ఒక విధంగా మిమ్మల్ని వరించిందని చెప్పచ్చిక్కడ. <smacks lips> ఆ తర్వాత మీ జీవితా <smacks lips> జీవితంలో ఏదైనా మార్పనేది ఒచ్చిందా? అంటే, ముందులాగ కాకుండా, మీ ఆర్థిక ఇబ్బందులుని తొలగించుకునే పరిస్థితి, కొంచెం హ్యాపీగా ఉండే తరుణాలు, ఇలాంటివి సంభవించాయా?
ఆ! అవును. ఆ! అవును. అలానే. అవును. చాలా. ఎందుకంటే, ఇంతకముందు చేసింది, దీనికి ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ శాలరీ ఎక్స్ట్రా ఉండే దీంట్లో.ఇంకా
వావ్! నిజంగా. మనకి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా అలాంటి సందర్భంలో.
అవును. ఒకటేసారంటే, డిఫరెంట్ లైఫ్‌లాగా అనిపిచ్చింది. అంటే, ముందు మొత్తమొకలాగా జీవించి, మళ్ళీ తర్వాత ఇంకా ఒకలాగా అలా.
హ్మ్.
అయితే, దీన్ని నాకూ దీంట్లో ఎక్కువ అంటే, దీంట్లో నాకు ఫ్రీడముంటుంది.
అవును.
ఫ్రీడముంటూ మళ్ళీ నేనేందంటే, నేనూ ఎ వర్క్ నాది నేను చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాన్ ఐటీ‌లో ఎలా ఉంటుంది అంటే నాకు గోల్సుంటాయి, డైలీ ఇంత చెయ్యాలి, ఇంత జెయ్యాలి అని గోల్సుంటాయి. గోల్సుంటే ఏమవుతుందంటే, మెంటల్ ప్రెజర్ వెరుగుతుంది. దీనిలో అలా ఉంటదనమాట. ఇప్పుడు స్ప్రింట్స్‌లాగుంటాయి దీంట్లో. సుంషొలా అంటే, వీక్లీ ఇంతె చెయ్యాలి అంతే. ఇంకా నీకు దాంట్లో గూడా ఏమన్నా వెల్త్ ప్రాబ్లమ్సుండి, అదేమైనుంటే, అట్లయినా సరే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు నువ్వు.
ఆ! గోల్సుంటాయి, టార్గెట్సుంటాయి. హ్మ్. అవునండి. బావుందండి. అసలేంటి వర్క్, దేనికి సంబంధించింది?
సాఫ్ట్‌వేరండీ ఇదీ. ఇంక ఇది సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది. పైథాన్ డెవలపర్. పైథాన్ డెవలపర్. అవును. అవును.
అంటే, కోడింగెక్కువ చెయ్యాలా? ఆహా! ఓకే. చాలామంది కష్టమనంటారండి. అబ్బా! కష్టం, తలనొప్పొచ్చేస్తది, రోజంతా టైముండాలి, ఇబ్బంది పెడతారు అన్నట్లు విన్నా అండీ. ఆహ్, అలా ఏం లేదా?
ఇది యూఎస్. ఒచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ. అన్ అ అలలా ఏముండదండి. మన కంపెనీ ప్రాజెక్ట్స్ బట్టి ఉంటది. ఇప్పుడు మన కంపెనీ ప్రాజెక్ట్సూ కొంచుం మంచి క్లయింట్సుంటారు గదా! క్లయింట్సూ అంటే, మనం ఎవరికైతే వర్క్ చేస్తామో, వాళ్ళు కొంచుం మంచిగుండీ హెల్ప్ చేస్తూ, నీకు ఈ ప్రాబ్లమ్సున్నాయి, ఇదీ అని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, మంచిగ రెస్పాండయితేనేమో బావుంటుంది. అదే నీకొకవేళా వీళ్ళూ బాలేదు, అలా ఇలా చెప్తూ ఉంటే, మనకు ప్రాబ్లమవుతుంది.
హ్మ్. అవును. హ్మ్. ఓకే. మీకు కుడా కంపెనీ నుంచి అదే, సపోర్ట్ కూడా ఉంది, బాగనే ఉంది కాబట్టీ, మీకు అలా ఏమనిపియలేదయితే. హ్మ్.
అవును. అదిప్పుడు పేరెంట్ కంపెనీ ఇంకా క్లయింట్ కంపెనీ, రొండు కంపెనీస్ బాగా అంటే, స్మూత్‌గా హ్యాండిల్ చేస్తన్నారూ, ఎక్కువా ప్రెజర్ పెట్టకుండా.
ఓకే. హ్మ్. <smacks lips> అది మీ అదృష్టవనే చెప్పచ్చులెండి. ఎందుకంటే, చాలామంది ఇబ్బంది పడుతూ, ఒక దగ్గర రిజైన్ చేసేసి, మళ్ళీ వేరేది యెతు వెతుక్కునే పరిస్థితులు కూడా చూస్తన్నాం మనం.
హ్మ్. అవును.

ఆ! నా జీవితంలో ఇలాంటి సన్నిహ్యం జరిగింది. ఎలా అంటే నేను బీటెక్కూ చదివాను. బ్యాచలర్స్. కంప్యూటర్ సైన్స్‌లో. అయితే చాలా అందరూ చాలా జాబ్సుంటాయి. ఈజీగా జాబెచ్చేస్తుంది. అలా అని చెప్తే ఈజియా ఐ నేనేమనుకున్నానంటే బిటెక్‌లో జాయినయినప్పుడు ఇదంతా జాబ్ తెచ్చుకోవడం ఈజీ...
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఎలా అయినా నాకు జాబొచ్చేస్తుంది. బీటెక్ అయితే నేను ఏదైనా పర్వాలేదు అనుకొని ముందుకు వెళ్లారా?
అని అనుకున్నాను. పాసవుతే చాలు. అవును. పాసయితే చాలు జాబొచ్చేస్తుంది అని అందరూ అన్నవాళ్ళు చెప్తూ అలా చెప్తూ ఉంటే
ఆ! అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి జరుగుతాయి గదా! కాలేజీల్లోనే జరగడం తద్వారా జాబులు సంపాదిచ్చడం. హ్మ్. అలా ఏం జరగలేదా?
అవును. అవును. అవును. అదంతా మనం అంటే జాయినయ్యేటప్పుడు అవన్నీ తెలీదు గదా! మనకి. నేను జాయినయినప్పుడు ఏమనుకున్నానంటే ఇలా అనుకున్నాను. కానీ థర్డ్ ఇయర్ స్ నాది ఎండింగ్‌కి వచ్చేవరకి పరిస్థితి ఎలా ఉండేఅంటే ఓన్లీ కాలేజీలో టాప్ 10%, 5% స్టూడెంట్స్‌కి మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చేయి.
అవునవును. హ్మ్. ఆ! అంతేనండి. కానీ మొదట్లో ఇది తెలీదు. అందరికీ వచ్చేస్తాయనే భ్రమలో ఉంటారు గానీ అది నిజం గాదు.
అ! అ అవును. అయితే నేనేం ఇంకా అప్పడివరకీ అంటే మరీ ఎక్కువ కష్టపడకుండా నార్మల్‌గా చదువుతూ టైమ్ పాస్ చేస్తూ చదువుకుంటూ, పాస్ అవుతూ బిటెక్ పాస్ అయితే చాలు అన్నారు కదా! అలా స్టార్ట్ చేశాను థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకి
ఓకే. మొత్తానికి ఫైనల్‌గా క్వాలిఫై అయ్యారయితే.
అంటే బిటెక్ థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు నాకు అసలు స్ జాబ్స్ రాలేదు. నేను చాలా థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకి చాలా స్కిల్ అప్ అయ్యి చాలా కష్టపడుతూ చాలా చ్ ట్రై చేశాను. కానీ ఒక్కటిలో కూడా నాకు రాలేదు. అయితే నేనింకా బిటెక్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన వరకు కూడా రాలేదు. అయితే ఫోర్త్ ఇయర్ తరువాత ఒక 6 మంత్స్ కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ చిన్ నేను పైథాన్ ఫుల్‌స్టాక్ కోచింగ్ తీసుకున్నాను. అంటే దాంట్లో ఫ్రంట్ ఎండ్, అండ్ బ్యాక్ ఎండ్ 2 నేర్పిస్తారు మనకి.
ఓకే. హ్మ్. ఏ కోచింగ్ తీసుకున్నారండి? ఓకే. హ్మ్.
ఆ! అది 2 నేర్చుకున్నా కూడా నాకు అంటే నేననుకున్న ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే కొంచెం హై పేయింగ్ సాలరీలుంటే నేను జాయినవుదాము.